ఆహ్, అంటే ఆ! పెట్టుకోవాలి. అంటే, ఉంటాయి కదండీ 8 గంటలే పని చేయాలి మనం. ఆహ్, తర్వాత బ్రే
అవును. 8 గంటలే పని జేయాలంటారు. గానీ యాక్చువల్‌గా 8 గంటల కంటే ఎక్కువ మంది ఎక్కువ గంటలే పనిజేస్తూ ఉంటారు చాలామంది. నియమం పెట్టుకుంటారు కానీ, వాళ్ళేంటంటే వాళ్ళ ఆఫీస్‌లో ఒత్తిడి వల్లనో, ఇంకొంచెం ఎక్కువగా పని జేయాల్సి రావడం అది కూడా జరుగుతుంది గదా!
ఆ! ఆ! అవును. ఆ! వాళ్ళెన్ని పెట్టుకున్నా, ఆ! ఇంగ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అంటే ఎలా ఉంటాయండి? ఆహ్, అంత్ అంత ప్రెజరే ఉంటుంది గదండీ. ఓవర్ టైముంటది. 8 అవర్స్ అంటే 8 అవర్స్ ఎక్కడ ఉంటున్నామండి. 10 అవర్స్, 12 అవర్స్ జేయించుకుంటారు వాళ్ళు. ఇంటికొచ్చినాక గూడా మెయిల్స్ పంపుతుంటారండి. ఆహ్, నా దృష్టిలో అయితే నాకు దెలిసి మన ఇండియాలో మంచి పెం ఏదైనా స్కీమ్ ఏమన్నా దీసుకురావాలి అనుకుంటే అండి, ఆఫ్టర్ 8- 8 అవర్స్ వర్క్ జేయాలి అని
మీరెప్పుడైనా ఇలా ఫేస్ చేసారా? ఓకే. నిజమే. యెస్. అయ్యయ్యో! <chuckles> అంటే, 8 అవర్స్ అంటే, 8 అవర్స్ వర్కని. ఓకే.
వర్క్ జేయాలి. 8 అవర్స్ తర్వాత ఎటువంటి మెయిల్స్ రావద్దు, ఇంటికొచ్చిన తర్వాత పిల్లలతో గడిపే సమయము, ఫ్యామిలీతో గడిపే సమయము, ఇంటికాడ ఉన్నప్పుడు గూడా ఎటువంటి మెయిల్స్ గాని, ఎటువంటి కాల్స్ గాని, రావద్దు. ఆ 8 గంటలంటే 8 గంటలు ఏమన్నా జేసుకోండి అన్నట్టు అదొకటొస్తే బావుంటదని నేనంటానండి.
నిజమే అండి. <chuckles> మీరంటారు బావుంది. నిజమే. ఇప్పుడేంటంటే, ఫ్యామిలీ టైంతో గడుపుతున్నప్పుడు ఇలాంటి మెయిల్స్ గానీ, మళ్ళీ ఆఫీస్ వర్క్ చేయాలంటే గనుక, ఆ! అందరికేటంటే చాలా అసహనంగా ఫీలవుతుంటారు.
అవునా! అవునండి.
మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటి అసనం అసహనం ఫేస్ చేశారా?
ఆ! మనం ఏదో పనిలో ఉంటామండి. వాళ్ళు మెయిల్ జేసి ఇది లాగినవ్వు, ఇది చెయ్యు అంటూ ఉంటారండి. అదేదో డిస్టేషన్‌ లాగా. అటు మనం మనం ఇంట్లో, అది ఆఫీస్‌లో ఉంటే ఓకే కానీ అండి ఇక్కడ ఇంట్లో ఉంటే మనతో పాటు మన ఫ్యామిలీ వాళ్ళు కూడా సఫరయితారండి. మనతో టైమ్ స్పెండ్ చేసేటోళ్ళు గూడా, "ఏంది నాన్న" చిన్న పిల్లలైతే "ఏంది నాన్న నాకు టైమివ్వొచ్చు గదా నాన్న" అంటారు వాళ్ళు. ఆ!
<chuckles> ఓకే. నిజమే. నిజమే. నిజమే. వాళ్ళు అడుగుతా ఉంటారు. పాపం వాళ్ళకి తోటి టైమ్ స్పెండ్ జేయలేరు. మళ్ళేంటంటే ఇంకవు ఇటేమో వీళ్ళు ఆఫీస్ నుంచి మెయిల్స్ వస్తా ఉంటయి కంటిన్యూయస్‌గా.
అవునండి. అ! ఆ! అవునండి.
ఓకే. మరి ఇప్పుడు ఇలాంటి ఆహ్, మరి సిచ్యువేషన్ ఉన్నప్పుడు, ఎలా హ్యాండిల్ జేయాలంటే ఏం చెప్తారు?
అ! అ! ఇంకా వర్క్ ప్రెజరు అది తెలుసుకుంటే, ఆ వర్కింగ్ గురించి చూసుకుంటే అండి ఆఫీస్‌లో గంట గంటకి, 2 గంటలకి ఒక 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవడం. అటూ ఇటు నడవడము. ఆహ్, కరెక్టు ఆహ్, కొంతమందయితే ఒక 5 మినిట్స్ టైమ్ దొరికినా మంచి పాట విందాం అన్నట్టు వింటారు గదండీ. ఏదో చిన్నగా సీరియల్ జూడడము, సినిమా జూడడము, కొంచెం బుక్కు జదవడము, కొంచెం బయటికి వెళ్ళి అలా ఛాయ్ దాగడం ఫ్రెండ్స్‌తో గయా గా
ఓకే. నిజమే. నిజమే. <chuckles> నిజమే. కొంతమంది బ్రీథింగ్ ఎక్సర్‌సైజులు కూడా చేస్తూ ఉంటారు బయటికి వెళ్ళి.

ఓకే. క్వాలిటీ ఆఫ్ స్లీపింగ్ విషయానికొస్తే అది చెప్పాను కదండీ! టైం కరెక్టు టైంలో మెయింటైన్ చేస్తే అది కన్ఫర్మ్‌గా నిద్రొస్తుంది. ఇంకోటి వ్యాయామం చేయడమండి. మన మన బాడీ అలసిపోతుంది కదండీ! ఇట్లా స్పాట్‌లో ఇలా బెడ్ ఎక్కంగానే నావ్ ఇట్లా పడుకుంటామండి. ఇంకోటి మీరన్నారు కదండీ! నిద్ర రాకపో రాదు కొంతమందికి జస్ట్ లేయింగ్ ఆన్ బెడ్ అన్నారు గదండీ! కొంతమంది అలానే ఉంటారు. బట్ క్వాలిటీ ఆఫ్ స్లీపింగుండదు అని అలాంటోళ్ళకి ఏంటి ఇంకోటేంటి అంటే మనం తక్కువ పని చేసిన రోజు మన హార్ట్‌కి తెలుస్తదండి. మన బ్రై‌న్‌కి కూడా తెలుస్తది ఆటోమేటిక్‌గా మనం అలిసిపోము, అలసిపోకపోతే నిద్ర గూడా రాదండి. మనము కరెక్ట్‌గా పని చేసి కరెక్ట్‌గుండి ఆహ్, ఈ రోజు సంతోషంగా, నేను హ్యాపీగా అన్ని చేసుకున్న ఆహ్, ఓకే. ఆహ్, ఈ రోజు కొంచెం 90% 100% అయినా ఓకే. అంటే నా కళ్ళు మూసుకున్న సెకండ్ థాట్ వస్తదండి. మనం ఆరోజు ఏ పని చేయకుండా ఏదో టైమ్ వేస్ట్ చేసుకుంటా, ఏదో ముచ్చట్లు పెట్టుకుంటా, ఏదో పనికి వెళ్లిపోయామనుకోండి ఆరోజు నిద్ర పట్టదండి. మీరు అబ్జర్వ్ చేయండొకసారి. నేనైతే నా లైఫ్‌లో నేను అబ్జర్వ్ చేశానండి. ఇదైతే నాకు అవుతూ ఉంటుంది.
ఓకే. నిజమే. ఓకే. నిజమే. <chuckles> అవును. నిజమే. ఎస్. నిజమే. ఓకే. ఓకే. నిజమే. <chuckles> ఓకే. నిజమే. ఓకే. నిజమే. అవునండి. నిజమే. అయితే ఇప్పుడు ఆహ్, ఇలాంటియేంటంటే కొన్ని కొన్ని సార్లేంటంటే కొంతమంది రిలాక్స్ అవ్వడానికి మంచి మూవీస్ గాని లేకపోతే ఆహ్, లేకపోతే మ్యూజిక్ గాని వింటుంటారు గదా! మీరైతే గనుక ఏం చేస్తారండి మరి మామూలుగా?
నే నేను కూడా సాంగ్సే వింటానండి. నేను యోగ, యోగ చేస్తానండి మార్నింగు. ఈవెనింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తాను. హ్మ్. మార్నింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తానండి. అవును. ఈవెనింగ్ ఎక్సర్‌సైజ్ కూడా చేస్తానండి. ఆహ్, ఏ వర్క్ చేసి ఈవెనింగ్ ఒక గంట ఎక్సర్‌సైజ్ చేస్తే ఆటోమేటిక్‌గా తినటం నిద్ర వస్తానే ఉంటదండి. <giggles> ఆ! ఇక పడుకుంటానండి.
ఓకే. ఓకే. యోగ జేస్తారు. మంచి హ్యాబిట్. హాబీ. మంచి హాబీ ఉంది. ఆ! ఓకే. ఓకే. నిజమే. నిజమే అండి. సో, మరిప్పుడు వాకింగ్ లాంటివి కూడా చేస్తే ఏంటంటే, మంచి హెల్తీ లైఫు వస్తుందంటారు కదా! ఇది ఎంత వరకు హెల్ప్ చేస్తుందంటారు?
ఆ! అవునండి.

ఆ! చేస్తుందండి తిన్న వెంటనే మనం కూర్చోద్దండి ఒక దగ్గర. ఒక 15 మినిట్స్ అయినా అలా స్లోగా వాక్ చేయాలి. అది ఎప్పుడు తిన్నా ఒక 15 మినిట్స్ అయిన వాక్ చేయాలండి ఒక దగ్గర కూర్చోవడం చదువుకునేదుందని కూర్చోవడం అలా చేస్తే బద్ధకంగా, ఏదో బరువుగా అనిపిస్తుందండి తల మీద పెద్ద బరువు ఉన్నట్టనిపిస్తుంది. ఆహ్, సో, అది అది చేస్తే బెటరనుకుంటానండి. నేను
ఓకె. నిజమే. ఓకె. హ్మ్. నిజమే. అవును. ఓకె. సో, ఇప్పుడేంటంటే కొంతమంది వీకంతా పని చేస్తూనే ఉంటారు కంప్లీట్‌గా ఎంతంటే వాళ్ళకి మరి మండే నుంచి సాటర్డే వరకు కూడా కొంతమందికి ఆఫీసెస్ ఉంటాయి. వాళ్ళకి జస్టు ఒక సండే రోజే లీవుంటుంది.
అవును. అవునండి. అవునండి.
అయితే ఇప్పుడు ఇలా సండే రోజు లీవున్నప్పుడు వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీక్ వరకు మళ్ళీ సిద్ధపడాలి మొత్తం. అంతా గెయిన్ చేసేసుకోవాలి. ఆహ్, ఏంటంటే ఎనర్జీ గెయిన్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ వాళ్ళ మూడంతా సెట్ రైట్ చేసుకోవాలి కదా! ఈ సండే ఎలా ప్లాన్ చేసుకుంటే బావుంటుందంటారు.
ఆ! అవునండి. ఆహ్, అంటే ఆరోజు మొత్తం వాళ్ళు పనికి దూరంగా ఉంటారు గదండీ! ఆ రోజు మొత్తం కుటుంబంతో ఎంత టైం స్పెండ్ చేయాలి రిలాక్స్ ఎలా అవ్వాలి, కొత్త పనులు నేర్చుకోవడంలో కూడా కొందరికి <smacks lips> అ రిఫ్రెష్‌గా ఫీలవుతారు కదండీ! న్యూ న్యూ అన్నారు. కొత్తది అండి ఏదైనా కొత్తది నేర్చుకుందామన్నట్టు చేస్తే బావుంటదండి. వీకెండ్ కదా! ఆహ్, మంచి మంచి కొంతమందయితే ఫ్రెండ్స్‌ని మీట్ అవ్వడం ఉంటుందండి కొందరికి ఫ్రెండ్స్ తోటే ఎంజాయ్ కూడా ఉంటుంది కదండీ! మనం ఎక్కడ ఎవరితో లేనంత ఫ్రీగా ఆ! వెళ్తూ ఉంటారు. కొంచెం ఇక మగవాళ్ళయితే డ్రింకింగ్ అవి ఇవి ఉంటాయి కదండీ! తప్పులేదండి అస్సలు వారానికి ఒక రోజు నేనైతే మంచిగా తాగమనే చెప్తానండి. వీకెండ్స్ అసలు ఎంజాయ్ ఎంజాయ్ యూర్ లైఫ్ అన్నట్టు. వదిలేయాలండి మరి రోజు పనులు రోజు ఒత్తిడి ఏందండి సో, అలా అయితే బెటరండి. అలా అంటే కొంచెం వీకెండ్స్ అలా ప్లాన్ చేసుకుంటే బావుంటదండి.
అవునండి. ఓకె. నిజమే. ఓకె. అవును. నిజమే చిన్న చిన్న అవుటింగ్స్ కూడా వెళ్తూ ఉంటారు. అవును. <chuckles> ఓకె. <chuckles> <laughs> ఓకె. ఎం ఎంకరేజ్ చేస్తారన్నమాట. ఓకె. <chuckles> సో, చిల్ అయితే గనుక వీకెండంతా మ మరి నెక్స్ట్ వీక్‌కి బావుంటుందంటారు.
ఆ! హ్యాపీ హ్యాపీ నెక్స్ట్ మండే నుంచి ఫ్రెష్‌గా ఓకె. నేను ఎంజాయ్ చేసినా ఓకె. నా సండే నేను వేస్ట్ చేసుకోలేదు <giggles> అన్నట్టుండాలి కదా!
<chuckles> <chuckles> ఓకె. <giggles> కొంతమందేంటంటే ఇలాంటి కొంచెం పర్మిషనిచ్చినా చాలా గ్రాండ్‌గా తీసుకొని చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటారు కదా! వాళ్ వాళ్ళనేమనొచ్చు?
<giggles> అవును. అంటే అది అది మన మీద ఉంటది. అంటే అది అర్థం చేసుకునే వాళ్ళని బట్టి ఉంటదండి. <giggles> ఇద్దరి మధ్యలో అది ఇద్దరి భార్య భర్తల విషయంలో వస్తే అది అండర్‌స్టాండింగ్‌ని బట్టి ఉంటది.
<chuckles> ఓకె. అండర్‌స్టాండింగ్ బట్టి ఉంటుంది. ఓకె. బావుంటుందట్లా. ఆ విధంగా చేస్తే గనుక బావుంటుంది.
అవునండి. కానీ వెళ్ళనివ్వాలండి. హ్మ్. అ అవునండి. కానీ వెళ్ళొచ్చు ఏమి కాదండి ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా ఓవర్‌గా చేయొద్దు కానీ డైలీ 100 ఎంఎల్ టూ 100 ఎంఎల్ హెల్త్‌కి మంచిదేనండి డాక్టర్స్ కూడా చెప్తుంటారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది డాక్టర్స్ మంచిదేనండి తాగొచ్చు, ఏమవ్వదు. నాట్ బ్యాడ్ నేను మరీ అంత బ్యాడని కానీ లిమిట్ కొంచెం చూసుకోవాలండి. హ్మ్.
ఓకె. హ్మ్. <laughs> 100 ఎంఎల్ మంచిదంటారా? <chuckles> ఓకె. <chuckles> లిమిట్‌లో ఉంటే గనుక యా అంటే మీరు చెప్పినట్టు ఏదైనా కూడా లిమిట్‌లో చేస్తే మంచిదే అని చాలా మంది అంటుంటారు.
హ్మ్. అవునండి

ఆ! ఆ! అవునండి. అలా, అలా చేస్తే కొంచెం బ్యాలెన్స్ జేయొచ్చండి మనం పనిని, ఈ విశ్రాంతిని బ్యాలెన్స్ జేయొచ్చని నేన నేనంటాను.
ఓకే. ఓకే. నిజమే అండి. అయితే, ఇప్పుడు మరి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే, హ్మ్, కొంతమందికేమో ఆఫీసులో పని తక్కువుంటుంది, వాళ్ళేమి ఎక్కువ పని జేయరు. కొంతమందేమో ఎంత పని జేస్తున్నా మళ్ళీ మళ్ళీ వర్క్ ఇస్తుంటారు, వాళ్ళే చేస్తుంటారు. ఇలాంటియి మరి టీమ్‌తో పనిజేస్తున్నప్పుడు, ఎలాంటి కోఆర్డినేషన్ ఉండాలని మీరనుకుంటున్నారు?
ఆ! ఆ! అంటే, అది ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్కటి ఉంటది గదండి. బేస్డ్ ఆన్ శాలరీస్ గూడా ఉంటయి గదండి వాళ్ళకి. అది గూడా మనం, మనం పెట్టుకుంటే బావుంటదండి లిమిట్. హ్మ్. ఆహ్, ఆహ్, ఒత్తిడిని అంత ఒత్తిడి ఉంటుంది, ఆ ఆరోగ్యం కూడా బావుండదు గదండి, మనం సంపాదించి ఏం ఉపయోగమండి? హ్మ్, ఆ! అంతా హాస్పిటల్‌కి. కొంచెం సంపాదించిందైనా కొంచెం ఆనందంగా, సంతోషంగా, మన ఫ్యామిలీతో ఉంటేనే కదండి దానికి ఫలితం దొరుకుతుంది. ఆ! జ జీవితంలో హ్యాపీగా ఉండాలంటే, అది ఆరోగ్యంగానే గదండి. ఆరోగ్యమే గదండి మ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఏదైనా మనం చేయగలము. ఆ! సో, ఆరోగ్యంనే అసలా
నిజమే. ఓకే. నిజమే. అంతా హాస్పిటల్‌కి వెళ్ళిపోతుంది ఖర్చులంతా. నిజమే అండి. నిజమే అండి. నిజమే అండి. యెస్. అయితే, ఇప్పుడు ఇంత ఎంత పని చేసినా కూడా విశ్రాంతి అంతే అవసరం. మంచి స్లీప్ కూడా అంతే అవసరం. సో, ఈ మంచి స్లీప్ ఉండాలంటే ఎలా? మీరైతే ఏం జేస్తారు?
అ అబ్ అది చాలా ఇంపార్టెంట్. ఆ! అంటే, ఒకటే టైం‌లో పడుకోవడం అలవాటు చేసుకోవాలండి మెయిన్‌గా. ఆ! ఈ రోజు 10:00కి పడుకున్నా అంటే రేపు కూడా 10:00కే పడుకోవాలండి. ఒకటే టైం‌లో పడుకోవడం అలవాటు చేస్తే ఆ టైంకే మనకి నిద్రొచ్చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా మన బ్రెయిన్‌కి తెలుస్తదండి. అది, అది మనం అలవాటు జేయాలంటే, మన స్లీప్ సైకిల్‌ని డిస్టర్బ్ చేయొద్దండి అది. అది చాలా ఇంపార్టెంట్. మినిమమ్ ఒక, హ్మ్. ఒక మనిషికి కరెక్ట్ నిద్ర అంటే, ఆ! మినిమమ్ 6 నుండి ఇంక మ్యాక్సిమమ్ 8 అండి. ఆహ్, 6, 7 ఎంత ఎంత ఎన్ని పనులు చేసి ఎన్ని జేసినా సరే మనం అల్లారమ్ ఏదైనా సరే ఒక 6 గంటలైనా సెట్ జేసుకోవాలండి మినిమమ్. ఆ! అప్పుడేగాని మనకు
ఓకే. నిదరొస్తుంది. నిజమే. ఓకే. బావుంది. ఓకే. నిజమే. అయితే, ఇప్పుడు ఇలా విశ్రాంతి తీసుకున్నప్పుడేంటంటే, క్వాలిటీ ఆఫ్ స్లీప్ గూడా చాలా బాగుండాలంటారు కదా! కొంతమందేటంటే, పడుకుంటే పడుకున్నట్టే ఉంటారు గానీ పాపం వాళ్ళకేంటంటే వాళ్ళకి కావాల్సినంత రెస్ట్ దొరకదు. సో, ఇలా మంచి స్లీప్ రావాలన్నా, క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంక్రీజ్ అవ్వాలన్నా, మరి ఎలాంటి మరీ చర్యలు గానీ నియమాన్ని గలిపెట్టాలంటారు?
ఆ! ఆ! ఆ! అవును. ఆ! అవును. ఆ! ఆ!